అది నాకు ష్యూర్‌గా తెలీదు. అంటే తన ఫేస్‌లో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కానీ డైరెక్ట్ ఎక్స్‌ప్రెషనయితే ఉండదు. <clears throat>
ఇవ్వరులేండి. ఆహ్, అంటే అదొక ఫీలింగ్ ఉంటది కదా! లేపొద్దని.
యాహ్! కిడ్స్ అదొక అంటే ఇన్‌లాస్ ఆహ్, ఇన్‌లా రిలేషన్ కదా! ఎంతైనా అది. <chuckles> యాహ్! వన్ డే ఆర్ ద అదర్ డే ఆబ్వియస్‌గా వంకలంటే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. సమ్‌థింగ్ ఈస్ సమ్‌థింగ్ ఫిష్షి ఆ!
యెస్. యెస్. యెస్. అవును. ఓహ్! అది ఫస్టుంటది. <giggles> సో, మంచి విషయాలు చెప్పడానికేమో టైమ్ పడతదన్నమాట.
యాహ్! యాహ్! ఇది మాత్రం ఒక ఫేస్‌లో ఒక హ్యాపీనెస్ మాత్రం కనిపిస్తది. ఇంగ అందు నుంచి మనం అర్థం చేసుకోవాలి. అంతకు మించి అయితే ఏముండదు.
ఓకే.
యాహ్! ఇది చే
మీ పేరెంట్స్ ఇంటికెళ్ళినప్పుడు గూడా మీరిలాగే చూసుకుంటారా? అంటే చెప్తూ ఉంటారా? ఇలా తినాలి, అలా తినొద్దు ఎందుకు ఇలా అన్‌హెల్తీ చేస్తున్నారు అని?
సరే. <chuckles> లిటరల్లీ నేను మా పేరెంట్స్ దగ్గరికెళ్తే ఫుల్‌గా పడుకుంటాను. నాకు తినిపిస్తే తింటాను. <laughs>
ఓహ్! <giggles> అంతేలేండి. డాడ్స్ లీ లిటిల్ ప్రిన్సెస్ అన్నట్టు ఇక్కడ చేసి, చేసి అలసిపోయి అక్కడ గూడా చేయమంటే చచ్చిన చేయబుద్ది గాదసలు. యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్. యాహ్!
యాహ్! హ్మ్. యాహ్! యాక్చువల్లీ నా ఐ మీన్ మా మమ్మీ షి ఈస్ హెల్త్ కాన్షియస్ యాక్చువల్లీ. సో
అక్కడి నుంచొచ్చిందనమాట మీకీదంతా.
<giggles> మైట్ బీ ఉండొచ్చేమో! సో, అక్కడ నేను అంత పట్టించుకోను. నాకు కావాల్సిన ఫుడ్ చెప్పేస్తాను మమ్మీ వాళ్ళకి. ఇదిది తినాలనుంది నాకు ఇది మంచిగా స్ రాట్లేదు యూ కెన్ క్యారి ఆన్ అంటే షి విల్ డూ దట్.
ఓకే. ఓకే. హ్యాపీ హ్యాపీ. వెరీ గుడ్ అండి. బాగా చెప్పారండి. మీ ఆహ్, ఫ్యామిలీ గురించి గానీ మీ రొటీన్ గురించి గానీ ఎలా ప్లాన్ జేస్తారు అనేది. చాలా భలే సరదాగా చెప్పారు. ఆహ్, మంచి మంచి విషయాలు తెలుసుకున్నానండి మళ్ళీ కలుద్దాం అండి. ద ధన్యవాదాలు.
కుడ్ బి ఎండ్ ఆఫ్ ద డే యాహ్!

అదే. ఆహ్, యాక్చువల్లీ ఆ హెల్తీనెస్ కోసమే నేను హ్మ్, ప్లాన్ చేస్తానండి. మంచిగా హెల్తీ ఫుడ్ ఫ్యామిలీ అందరికి తెల్ ఆహ్, హెల్తీ ఫుడ్ లైక్ పిల్లలు, పెద్దలు, ఏజ్డ్‌గా ఉన్న వాళ్ళందరికీ కూడా, మా మామయ్య ఏజ్డ్ ఉంటారు. 70 ఇయర్స్ ఉంటారు. ఆయనకన్నీ అరగవు. సో, ఆయనకి సపరేట్‌గా ఫుడ్ ఉంటుంది. అండ్ మా బాబు తను 5 ఇయర్స్ ఓల్డ్. సో, తనకి ఆహ్, మనం తినే అన్ని ఫుడ్స్ కూడా కొన్ని పెట్టలేం తనకరగవు కాబట్టి. తనకి కూడా త తన ఫేవరైట్ ఫుడ్స్ తనడుగుతూ ఉంటాడు. సో, తనకి సపరేట్‌గా చేస్తాను. అండ్ ముగ్గురుం మాకు కూడాను మేము సపరేట్‌గా అంటేm మోస్ట్‌లీ అంటే 3. మోస్ట్‌లీ 3 టైప్స్ ఆఫ్ ఉంటుందనమాట. అన్ సె
ఓకే. ఓకే. అవునండి. <chuckles> అబ్బబ్బా! అవునవును. ఒక ఓల్డ్ పర్సను, ఒక చైల్డు, ఇద్దరు ప్రాపర్ అడల్ట్స్ అనమాట. సో, పెద్ద చాలెంజింగే. ఎందుకంటే ఆహ్, <chuckles> ఉట్టి అడల్ట్స్ ఉన్నా పర్లేదు, ఉట్టి చిల్డ్రన్ ఉన్నా పర్లేదు. అటు ఉట్టి ఓల్డ్ పీపుల్ ఉన్న పర్లేదు. అన్నీ కలిపున్నారు గాబట్టి మీకు పెద్ద విషయమే అనమాట. పెద్ద రెస్పాన్సిబిలిటీయే ఉంది. సో, మీ అత్తగారు హెల్ప్ చేస్తారా అండి మీకు ఎప్పుడన్నా? లేకపోతే మీరే
హ్మ్. ఆ! అండ్ మా అత్తమ్మ ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడన్ని కలిపే ఉంటాయి మా ఫ్యామిలీలో. హ్మ్. అవును. యాహ్! యాహ్! తను హెల్ప్ చేస్తారు. నాకు వర్క్ కొంచెం ఎక్కువున్నా కూడా, నేను తన హెల్ప్ తీసుకుంటాను.
ఓకే. ఓకే.
ఆ! మా అత్తగారు ఏంటి అని అంటే, తను కొంచెం పాత పద్ధతులు ఎక్కువ వాడతారు. అంటే ఫుడ్ ఆహ్, కొంచెం లైక్ జొన్న రొట్టెలు, పాతకాలం సంకటి
ఓకే. కానీ అవే బలం కదండీ! మంచి హెల్తీ ఫుడ్ అసలు!
అవి ఆ! అవే మరి. సో, తన దగ్గర నుంచే నేనవి నేర్చుకున్నాను ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే.
వచ్చా జొన్న రొట్టెలు జేయడమొచ్చా?
వచ్చండి చేస్తాను. సో, వారంలో 2 డేస్ ఖచ్చితంగా జొన్న రొట్టెలు పెడతాను.
అమ్మో! చాలా మందికి రాదసలు విరిగిపోతుంటాయి. ఆహ్ అవునా! అసలు అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
హ్మ్. యాహ్! యాహ్! అన్ అంటే మా అత్తమ్మ చాలా పెద్దగా చేస్తారు. నేనంత పెద్దగా చేయను. నార్మల్ చపాతీ సైజ్ చేస్తాను.
ఓకే. ఓకే. సో, అసలు కూరగాయలు ఎవరు తెస్తారు మామూలుగా? అంటే కూరగాయలు తెచ్చే వాళ్ళే మైండ్‌లో ఉంటది కదా! ఇవి తింటారు ఇవి తినరింట్లో అని సో, ఎలా ప్లాన్ చేస్తారు?
హ్మ్. అవును. హుహు. అంటే కూరగాయలు తీసుకురాను. కూరగాయలు యాక్చువల్లి మా మామయ్య గారు గాని, మా ఆయన వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు. కాకపోతే ఏం తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనేది నేనే చెప్తాను.
ఓకే.

ఆ! ఆలుగడ్డ మా బాబుకి చాలా ఇష్టము. సో, వాడికి ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే సమ్ ఆలుగడ్డలో ఏదో ఒక వేరైటీ లైక్ ఆలు ప్యాటీస్ కానీ లేకపోతే ఆలు ఫ్రైస్ కానీ
ఓకే. అబ్బా! ఎంత ఓపికండి బాబు! అయితే బీట్రూట్, క్యారట్టుని ఏం జేస్తరు?
అవన్నీటినా బీట్రూట్ జ్యూస్ యాక్చువల్లి నేను మామయ్యకిస్తాను. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే మామయ్యకిస్తాను.
ఓకే.
అంటే లైక్ ఓన్లీ బీట్రూట్ కాదు. బీట్రూట్ తోటి కాంబినేషన్ ఐదర్ ఆపిల్ ఎందుకంటే ఉత్త బీట్రూట్ తినరు. తాగరయన.
అవునవును.
సో అది బీట్రూట్‌తో ఏంటంటే ఐదర్ ఆపిల్ కానీ లేకపోతే సమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇంకా కొన్ని ప్రయోగాలు చేస్తాము.
అంటే ఒక్కటే కర్రీ చేస్తారా? లేకపోతే దానికి తోడు పప్పు, పప్పు చారు, చారులు ఏమన్నా జేస్తరా?
హ్మ్. అది జ్యూస్ తినిపిస్తాను. యాహ్! కంపల్సరీ. ఒక్క కర్రీ అసలు పాజిబిలిటీ కాదండి! నియర్లీ 3-4 వేరైటీస్ మినిమం ఉంటది. యాహ్! యాహ్! మామయ్య ఆహ్, మామయ్య గారి కోసం కంపల్సరీ ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ అండ్ సాంబారుండాలి. మా బాబు కోసం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫ్రై ఉండాలి. పప్పుండాలి, సప్పిడి పప్పుండాలి. అండ్, అండ్ మా అత్తమ్మ ఆహ్, మా ఆయన కోసం మాకు నార్మల్ వేరే ఏమైనా కర్రీస్ ఉండాలి. సో, మినిమం 3 కర్రీస్ ప్లస్ సాంబారు కానీ, టమాటా రసం కానీ కంపల్సరీ ఉంటుంది.
తినరు గూడా అసలు. <giggles> యాహ్! యాహ్! ఓకే. ఓకే. మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారండి కిచెన్‌లో? యాహ్!
ఆ! 1:30-2 అవర్స్. హ్మ్. యాహ్! సరిపోతుంది. అంటే నేను ప్లాన్ చేసేసుకుంటాను. లైక్ ఏం ఏం చేయాలి? ఎలా చేయాలి? మెయిన్‌గా ఏంటనంటే హెల్త్ అనేది కూడా చాలా డిపెండ్ అవుతుంది కాబట్టి ఇదే చేస్తాను. అండ్ అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్‌కి కూడా
అయిపోద్దా! సరిపోతుందా? యాహ్! యాహ్! సో, మధ్యాహ్నము ఇన్ని కర్రీస్ ఆ! ఆ!
డ్రై ఫ్రూట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాననమాట. ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా!
ఆ! యాహ్! యాహ్! యాహ్! అవును. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది. ఫైబర్ గానియండి, ఫ్యాట్స్ కానియండి మంచి గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయనే చెప్పాలి. అయితే మధ్యాహ్నం ఇన్ని కర్రీస్ చేస్తున్నారు కదా! ర అది నైట్ వరకు ఉంటాయా అవి? లేకపోతే నైట్ మళ్ళీ కుక్ చేస్తారా?
హ్మ్. యాహ్! యాహ్! మోస్ట్‌లీ లేదు లేదు. మధ్యాహ్నం చేసే కర్రీస్ నైట్ వరకు కూడా ఉంచుతాను. కాకపోతే నైట్ చపాతీస్ కానీ జొన్న రొట్టెలు కానీ చేస్తాను. నైట్ రైస్ ప్రిఫర్ చేయను. ము ము ముఖ్యంగా మామయ్యకి, మామయ్య అండ్ అత్తమ్మకి. ఐదర్ చపాతీ కానీ రొట్టెలు. మేము నేను, మా ఆయన డిపెండ్స్ అక్కడ మిగిలే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం.
ఓకే. ఓకే.